మన జీవితంలో ప్రతి ఘట్టంలోనూ కూడాను ఏదో ఒక కొత్త మిత్రుడనేది అవుతా ఉంటారు. ఈ కొత్త మిత్రుడయ్యే క్రమంలో పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో, వారు కొంచెం పాతవుతారు. ఇలాగ ఈ పాత మిత్రులందరినీ కూడాను వారి యొక్క స్నేహాన్ని మీరు నిలబెట్టుకోవడానికి మీరు తీసుకునే జాగ్రత్తలేంటి? అంటే జాగ్రత్తనే అనాలిక్కడ. అలాంటియి ఏమేమి తీసుకుంటారు మీరు?
హ్మ్. అవును. అవును. హ్మ్. అంటే, సహజంగా మీరు చెప్పినట్టు కొత్త మిత్రులు అవుతున్న సమయంలో పాత మిత్రుల్ని వదిలేస్తా ఉంటాము. అంటే, వాళ్ళ అవసరం రాక కాకపోవచ్చు. వాళ్ళ అవసరంతో ఉండక ఉండదు. వాళ్ళవసరం తప్పకుండా ఏదోక రోజు ఉంటుంది మనకి. బట్, ఇక్కడ మనం ఏం జేస్తాం అంటే, ఇప్పుడు మనము మనం మారే ప్లేస్‌లు అన్నటు అన్ని ఒక్కొక్క మిత్రు అంటే, ఒక్కొక్క స్ మనం సహవాసం అంటాం కదా!
ఖచ్చితంగాను. అంటే, ఇక్కడ నువ్వు నువ్వుప్పుడు ఆహ్, ఏమంటారు దీన్ని కొత్త మిత్రుల్ని ఎప్పుడైనా చేసుకున్నప్పుడు, పాత మిత్రులు ఎప్పుడైనా ఫీలయిన క్షణాలున్నాయా?
డెఫినిట్లీ. ఎట్లంటే, ఇప్పుడు నేనొచ్చేసి ఇప్పుడు నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ కొత్త మిత్రులు అవ్వడం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, పాత మిత్రుల్ని వదిలే అంటే వదిలేయడం అని కాదు మీరు చెప్పినట్టు. వాళ్ళని ఎట్లా ఒక్కొక్కసారి వాళ్ళు గుర్తుకొస్తా ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు మనం 10థ్ అయిపోంగానే వాళ్ళు వాళ్ళు మనం ఒకటే ఏమంటారు, ఆహ్, కాలేజయిన, ప్లేసయినా ఉండడానికి ఉండకపోవచ్చు. బట్, మనకొకటే ఒక ఆహ్, ఒక చాన్సుంటది. వాళ్ళతో మాట్లాడడానికైనా, వాళ్ళతో ఉండడానికైనా, అదొక ఫోను.
అంతే కదా మరి. హుహు. అంటే, ఇక్కడ సందర్భం ఏమన్నా ఉందా? అంటే, ఇప్పుడు నువ్వు ఆహ్, 10థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్‌కెల్తావు కొత్త ఫ్రెండ్స్ అవుతారు. హ్మ్. ఇంటర్మీడియట్ నుంచి బ్యా బ్యాచిలర్స్‌కెళ్తావు. అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతా ఉంటారు. ఈ మధ్య క్రమంలో ఇంటర్మీడియేట్ వాళ్ళు గానీ, 10థ్ క్లాస్ వాళ్ళు కానీ అలాగా కొంచెం, కొంచెంగా దూరం అవుతా ఉంటారు. లేకపోతే వాళ్ళనే దగ్గర చేసుకున్నావా? ఈ సందర్భం ఏమన్నా ఉందా ఇలాగా?
అవును. అవును. అవును. అవును. డెఫినిట్‌గా ఉంది. అయితే ఇక్కడ సారీ ఒకసారి ఏం జరిగిందంటే నార్మల్‌గా ఆహ్, నాది ఎప్పుడంటే అది డిప్లొమా చదివే త టైమ్‌లో 10థ్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా తీసుకున్నానన్నమాట.
అవునా! ఇంటర్మీడియట్ తీసుకోకుండా, డిప్లొమా తీసుకున్నారు.
సో డిప్లొమా చదివే టైమ్‌లో హ్మ్. డిప్లొమా తీసుకునే టైమ్‌లో నాకు ఏం జరిగిందంటే, ఇగ ఇంటికాడే ఉంటున్నప్పుడు అంటే హాలిడేస్ ఏమో ఒచ్చేశ్నయి. అప్పుడు ఐపీఎల్ జరుగుతుంది అన్నమాట. ఐపీఎల్ జరుగుతున్న క్రమంలో హ్మ్, మస్తుంటుంది. అది ఏప్రిల్‌లో వస్తుంది. అది ఒస్తుందంటేనే ఏదో ఫీల్ వస్తుందన్నమాట మనకి. సో ఆ క్రమంలో మా ఊర్లో వచ్చేసి ఒక, ఒక ఆయన ఉంటాడు నాకు తాతేమో అయితడు. అంటే వరుసకి తాతయ్య అయితడు కానీ ఏజ్డే.
అవునా! బాగుంటది గదా, ఐపీఎల్‌. హ్మ్. అంతే గదా!
సో ఆయన ఇలా బెట్టింగ్ అనేసి ఒక అంటే నార్మల్‌గా ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ అనేది ఏం పట్టించుకోను ఎక్కువగా. అయితే ఆయన నాకు ఒకసారి సడెన్‌గా ఫోన్ చేసి ఏమన్నాడంటే, "ఎవరైనా బెట్టింగ్ పెట్టేవాళ్ళు ఉన్నారా మనోళ్ళు?" అనేసి మాట్లాడాడు. అయితే నేనేం చేశాను
ఓకె. హుహు. అవునా? తాతగారు అడిగారా మిమ్మల్ని?
ఆ! తాత అంటే తా ఏజ్‌కి ఇప్పుడు మనలాంటి వయస్సే ఉంటుంది. బట్ ఆయనకి ఆయన నాకు వరుసకి తాత అవుతాడు. సో, "ఇట్లా బెట్టింగ్‌కి ఎవరైనా ఉన్నారా?" అన్నట్టు అడిగారనమాట. అడిగితే నేనేమన్నా ఎవ్వరు లేరన్నట్టు అన్నా. ఇగ మళ్ళీ ఆహ్, వాడేమో స్టే ఆహ్, నాకొక్కోసారి ఫోన్ చేసి అరే! బెట్టింగెవరైనా ఉంటే చెప్పురా అన్నట్టు, మా 10థ్ క్లాస్ ఫ్రెండ్ ఫోన్ చేసేవాడు ఆయన పేరు శ్రీరామనమాట.
ఓకే. బావుంది. హ్మ్.
సో, ఆయన ఫోన్ జేసినప్పుడు ఇ నాకు ఒకేసారి ఒక స్ట్రైక్ అయితానమాట. ఓకే. ఈయన ఉన్నాడు అనేసి. సో, నేనేం చేశాను ఆ‌! నా దగ్గర ఆ! సో, నా దగ్గరున్నాడని జెప్పా.
అవునా! అలా చెప్పావా మరి?
నా దగ్గరున్నప్పుడు య నా దగ్గరున్నాడు అని జెప్పినప్పుడు, ఆయనేమి జేసిండు ఆహ్, నేనాయనకి కాల్ జేసినా, అరే శ్రీరామూ, ఇట్లా మా మా ఊర్లో ఒకాయన అడుగుతున్నాడురా ఇట్లా బెట్టింగుందంటా అనట్టే, ఆ రోజు సీఎస్‌కే వర్సెస్ ఎంఐ మ్యాచేమో జరుగుతుంది. ఆ రోజు ఎట్లా అంటే అప్పుడు, ఆ! అప్పుడూ ఆహ్, ఫుల్లు అంటే వాళ్ళిద్దరూ ఎంఐ, సీఎస్‌కే 2 మంచిగా ఆడుతున్నాయనమాట. అంటే ఎవ్వరిని తక్కువ అంచనా యేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వీళ్ళు ఒక మా ఊర్లో ఆ! తాత అని చెప్పాను గదా! ఆయనేమి జేసిండు సీఎస్‌కే మీద పెట్టిండు. సీఎస్‌కే మీద పెడితే ఏమైంది ఆహ్, సీఎస్‌కే వాళ్ళు అ
ఓకే. అవునా? ఓకే. ఓకే. బాగుంది. హ్మ్. అవునండి. అంటే ఇక్కడ ఇది ఏమంటారు దీన్ని, ఇక్కడ ఏంటి ఈ సందర్భం ఏంటసలకి? అంటే బెట్టింగుల గురించా లేకపోతే హ్మ్.
అదే అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. చెప్తుంటే మీకు అర్థమవుతా ఉంటుంది. అయితే సీఎస్‌కే మీద పెట్టిం‌డనమాట. సీఎస్‌కే మీద పెడితే ఆయన రేషియో అన్నట్టు ఎప్పుడైనా మీరు వినే ఉంటారు. రేషియో అని. అంటే ఆ! అంటే ఇప్పుడు ఆడక ఆహ్, ఎక్కువ ఆడనట్టి టీమ్‌కి ఎక్కువ రేషియో ఇస్తున్నట్టు అంటుంటాం.
అట్లంటారా? అవును రేషియో అనేదుంటది. అవును.
సో, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే సీఎస్‌కేకి ఎక్కువ రేషియో ఇచ్చిండనమాట. వాడు ముంబై మీద పెట్టిండు. ఆయనేమి జేసిండు ఆహ్, ముంబయి ఇప్పుడు 1:3 అన్నట్టు పెట్టారు. సో, మా ఫ్రెండ్ గెలిచాడనమాట మ్యాచ్ ఫైనల్‌ది.
ఓకే.
గెలిచిన సమయంలో వీళ్ళేమి చేషారంటే నాకు హ్యాండిచ్చేశారు. అంటే, మనీ ఇవ్వకపోడం నట్టుడు జేసేశారు.
హుహు.
సో, ఆ టైమూ ఆ! సో, ఆ టైమ్‌లో నుంచి మత్ మాఫ్ ఆహ్, మా ఫ్రెండ్ ఫోన్‌ చేస్తుండు. "అరే ఏందిరా! నేను గెలిచినా, నా మనీ ఎయిరా" అన్నట్టు ఫోన్ చేస్తా ఉన్నారనమాట.
అట్లంటారా? హ్మ్.
ఫోన్ జేస్తుంటే నేనేమో ఫోన్ వీళ్ళక్ వీళ్ళకు చెప్తా ఉన్నా. ఆహ్, మా ఫ్రెండడుగుతున్నాడు. అహె ఆయనా నాకిట్లంటే క్లోజ్ ఫ్రెండనమాట.టెన్తు మేమిద్దరం మీరు నమ్ముతారో లేదో తెలియదు గానీ, మేమిద్దరము ఫస్ట్ క్లాస్ నుంచి ఒకే స్కూలు. టెన్తు వరుకు ఒకటే స్కూలు మేము.
అదే గదా! అర్ధమవుతుందండి ఇక్కడ. అయితే, మరిక్కడా అతని తర్వాత ఒచ్చిన సంఘటనేంటి ఇదతనితోటి. ఇప్పుడు జరిగింది 10థ్ క్లాసు ఒకటే స్కూలు అదంతా బావుంది. మరి ఇట్లా జరిగింది, ఈ సంఘటనేది జరిగింది. మరిక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారా, లేకపోతే విడిపోయారా? అసలు ఆ సమస్యకి ఎలా పరిష్కారమనేది దక్కింది మీకు?
మేమిద్దరం హ్మ్. అవును. అవును. ఆ! అదే. అదే అదే. అయితే, అరేయ్ వాడు డైలీ ఫోన్ చేస్తాడనమాట. డైలీ ఫోన్ చేస్తడు, ఫోన్ చేస్తడు, ఫోన్ చేస్తడు. అరెరేయ్ నేనొక్కరు ఒకరు ఐమ్ వీళ్ళక్ వీళ్ళనడుగుతా ఉన్నా, ఆహ్, మా ఊళ్ళో వాళ్ళనడుగుతా ఉన్నా వ ఉంటాను. అరేయ్ అన్నా వాళ్ళడుగుతున్నరు, నా ఫ్రెండు ఎందుకిట్లా చేస్తున్నరంటే, వాళ్ళేమంటారు "రేపిస్తా, మాపిస్తా, రేపిస్తా" అన్నట్టు మాట్లాడారు. సో, ఫైనల్లీ వీళ్ళేం చేసిర్రు, నాకు హ్యాండిచ్చేశారు. అయితే, మా మా వోడికి అంటే, వాడికి చెప్పిన. అరే వాళ్ళూ ఆహ్, ఇవ్వట్లేదురా అది ఇది అంటే, వాడు డైరెక్టూ ఏమనుకోకుండా స్టార్ట్ చేషిండనమాట, ఏం అనడము, "అరే నీకు చేతగానప్పుడు ఎందుకు బెట్టాలీ? ఆహ్, మధ్యలో ఎందుకుండాలి? ఆహ్, మధ్యలో డబ్బులెందుకు తినాలి?" అన్నట్టు మాట్లాడిండు. అసలు నేను పెట్టడమే అది ఫస్ట్ మ్యాచ్. అని నాకు తెలియదు. అడిగిర్రు గాబట్టి నేను చేషిన అంతే. సో, అరే మీరు అడిగిర్రు గాబట్టి, నేన్ హ్మ్.
అవునా! అదేనండి. చాలా బావుంది. అంటే, ఇక్కడ ఓకేనండి. ఇది బావుంది చక్కగా, కానీ ఇక్కడా మీరూ, ఇంటర్మీడియేట్‌లోకెళ్ళినప్పుడు, <smacks lips> ఈ 10థ్ క్లాస్ పాత మిత్రులెవరైతే ఉంటారో, స్కూలింగ్ దెగ్గిరే ఆగిపోతా ఉంటది మొత్తం అంతా కూడాను. ఆ! ఇంటర్మీడియేట్ దగ్గరికెళ్ళేసరికి ఎలాగ జరిగిందిది?
హ్మ్. అవునవును. అంటే ఆ ఇంట
అక్కడ ఎవరన్నా కొత్త మిత్రులనేది వచ్చారా మీకు?
ఆ! వచ్చారు. డెఫినెట్‌గా వచ్చారు. ఇంటర్మీడియెట్‌లో నేను నా డిప్లొమో జేసినప్పుడు నా ఆ! హ్మ్. నా డిప్లొమో జేశినప్పుడు నాకు కొత్త మిత్రులంటే డిప్లొమోలో ఇప్పుడు ఇంటర్‍లో ఒకటే ఇప్పుడు రెండే మూడే బ్రాంచ్‌లు ఉంటాయి. ఏంటిది ఎంపీసీ బైపీసీ సీఈసీ అన్నట్టు ఇట్లా 3 బ్రాంచ్‌లు ఉంటాయి. అది ఎక్కువ హాస్టల్లో ఉండడానికి ట్రై జేస్తారు. బట్ ఇక్కడ డిప్లొమో వచ్చేసరికి ఆహ్, 5-6 బ్రాంచెస్ ఉన్నాయి ఉంటాయనమాట. మెకానికల్ అని, ట్రిపుల్ ఈ అని, మైనింగ్ అని, మెటలర్జీ అని ఇట్లా 5-6 బ్రాంచెస్ ఉండడం వల్ల నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను మైనింగ్‌లో జాయిన్ అవ్వా జాయిన్ అయ్యాను.ఇట్లా
అదే డిప్లొమా డిప్లొమా మీరు చెప్పినట్టుగా డిప్లొమా ఇక్కడ. అవును. అవునండి. మీరే బ్రాంచ్‌లో జాయిన్ అయ్యారు? మైనింగే ఎందుకు అనిపిచ్చింది మీకు అసలుకి జాయిన్ అవ్వాలని?
అంటే డెఫినెట్లీ. నేను అప్పుడూ న మైనింగ్ ఎందుకనిపిచ్చిందంటే అంటే బయట మైనింగ్ ఎక్కువ బాగుంది. అంటే జాబ్స్ రావచ్చు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అనిపిచ్చింది. బట్ నా మైనింగ్ అయిపొంగనే అంతగా స్కోప్ లేదని నేను అప్పటికి నేను నా బీటెక్ కూడా వేరేది చేంజ్ చేసుకున్నాననమాట.
అవునా! ఓకె, ఓకె. మరిక్కడ బిటెక్కుకొచ్చేసరికి ఇక్కడా కొత్త మిత్రులు ఏవైనా అయ్యారా మీకు?
హ్మ్. ఇగ డెఫినెట్‌లీ. బీటెక్‌లో కూడా సేము
ఎంత లేదనుకున్నా గాని మీరు లేటరల్ ఎంట్రే అవుతారు బిటెక్‌కొచ్చేసరికి.
అవునవును. డెఫినెట్‌లీ. మీరు చెప్పినట్టు నేను లేటరల్ ఎంట్రీ అయ్యాను. ఫస్ట్‌లో మీరు చెప్పినట్టు నాకొక
ఆ! అప్పుడు దాకా వాళ్ళందరికీ కూడాను పరిచయాలు అయిపోయి ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్‌లో. ఇప్పుడు మీరొచ్చేసి కొత్త వ్యక్తుల తోటీ అంటే వ్ మీకు కొత్త వాళ్ళకి కాదు. వాళ్ళల్లో మీరు జాయిన్ అయ్యేసరికి వాళ్ళ ఫీలింగేంటి? మీ ఫీలింగేంటి అసలకి ఇక్కడ?
అవునవును. అవును. అవును. డెఫినెట్‌లీ. మీరు అన్నట్టు నేను లేటరల్ ఎంట్రీ అయ్యాను. ఫస్ట్‌లో నేను ఫ ఫస్టు మీరు నమ్ముతారో లేదో తెలియదు గాని ఫస్ట్ 3 మంత్సు, నాకు అసలు ఫ్రెండ్సు అహ! ఎవరితో అయినా మాట్లాడదాం అంటే వాళ్ళకు మీరు జెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్సే ఎవ్వరైనా. మేము లేటరల్ ఎంట్రీ ఎంతమంది సిక్స్ మెంబర్స్ ఉంటాం ప్రతి క్లాస్‌కి. అట్లా మా బ్రాంచ్‌కి మా క్లాస్‌కి 6 మెంబర్స్ అనమాట. మీరు జెప్పినట్టు ఎట్లంటే అబ్బా! వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి? ఎట్లా స్టార్ట్ చేయాలి? అన్నట్టు <smacks lips> అంటే ఉంటుంది గదా ఇప్పుడు బీటెక్ అంటే హ్మ్.
అవునండి. వాస్తవం అక్కడ. హుహు. ఖచ్చితంగా ఉంటది. ఆ మొహమాటం కాని, ఏదన్నా గాని మొత్తం అనేది ఖచ్చితంగా ఉంటది.
అదే బీటెక్ అంటే ఎట్లుంటదంటే ఒక ఒక రేంజ్ అన్నట్టు మాట్లాడతా ఉంటారు బయట. ఆ! ఇప్పుడు మనం పోయిందే లేటరల్ ఎంటీ. ఆ వీళ్ళు రెగ్యులర్‌తో మాట్లాడితే ఏమనుకుంటారో. అసలు ఎవరితో మాట్లాడాలి? ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టు నేను చాలా కన్ఫ్యూజన్ ప్లస్ భయం కూడా వేసింది నాకైతే.
ఆదేముండదే అట్లగా. హ్మ్.
సో, అప్పుడు నేను
మరెలగా ఎదుర్కొ‌న్నారు ఆ భయాన్ని మీరు?
ఆ! సో, అప్పుడు నేనేంటంటే, ఫష్టు నేను ఏం చేశానంటే, లేట్రల్ ఎంట్రీ వాళ్ళతోనే <smacks lips> ఆహ్, మంచిగా ఉండడానికి ట్రై చేశాను అన్నమాట. సో, వీళ్ళతో ఉంటె
అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే. ఇక్కడ కొత్త వాళ్ళని పరిచయం చేసుకోడానికి ప్రయత్నించల.
ఆ! ఆ! వీళ్లైతే‌నే ఏం ఏంచేశారంటే కొంచెం ఫాస్ట్‌గా పరిచయం అవ్వడానికి ఆహ్, కుర్తా కొంత ఆ! ఆహ్, ఎట్లా వర్కౌట్ అయ్యేదంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనము ఆహ్, ఏమైనా కావాలనుకోండి ఇప్పుడు వీళ్ళని అడుగుతే కొంచెము ఆహ్, వీడు కూడా మనతోనే వచ్చాడు అన్నట్టు వాళ్ళ మైండ్‌లో ఒక స్ట్రైక్ అవుతుంది. లేదంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళని అడుగుతే ఆహ్, వీడికి వీడికి -ఏంటి మనం చెప్పేది వీడు మొన్న మొన్న ఒచ్చిండు ఇట్లా వాళ్ళకి ఉంటుంది కదా! లోపలైనా! ఇప్పుడు నేనీ వన్ ఇయర్ ఎక్స్‌పీరిఎన్స్ నా‌కీ కాలేజ్‌లో అన్నట్టు వాళ్ళకుంటుంది.
లేటర్ ఎంటీ కాబట్టి మీకు కొంచెం వర్కౌట్ అయ్యేది. అవును. ఖచ్చితంగ ఉంటది. ఖచ్చితంగా లేకుండా ఎలా ఉంటది? అవును.
సో, అలా ఏమైనా ఉంటుందేమో అనేసి నేను ఎట్లం‌టే, లైట్ తీసుకున్నాను అనమాట ఇగ. వాళ్ళని అడగ అడగకపోవడం అవి ఇవి చేశాను. నెక్స్ట్ లేట్రల్ ఎంట్రీ వాళ్ళతోని ఎక్కువ ఫ్రెండ్షిప్, ఎక్కువ బాండ్ పెంచుకోడము. <sniffs> వాళ్ళతోనే స్నేహం చేయడము. సో, కొన్ అట్లట్లా ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఇలా లేట్రల్ ఎంట్రీ వాళ్ళు అందరిది <smacks lips> ఒకటే మైండ్‌సెట్ ఉండదు కదా! ఆహ్, ఎవరిని అడుగుదాం, ఏం అడుగుదాం అని. వాళ్ళట్లా మాట్లాడ హ్మ్. వాళ్ళట్లా మాట్లాడుకునే సరికి ఇక నేను కూడా ఏం చేశానంటే, వాళ్ళతో కూడా కంబైన్ అవ్వడానికి వాళ్ళతో కూడా స్నేహం స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను అన్నమాట. సో, అప్పుడు నాకీమైనా డౌట్స్ వచ్చినా, నాకేమైనా కావాలన్నా, నాకేమన్నా
హుహు. అంతేగ మరి. ఆహ్, ఒక్కటే మైండ్‌సెట్ అనేది ఉండదు ఖచ్చితంగాను. అవునా! మరిక్కడా, ఇలాగ కొత్త వాళ్ళతోటి మాట్లాడినప్పుడు, మరి ఇక్కడ పాత వాళ్ళు ఏమైపోయారు మీకు కాలేజ్‌లో ఉన్నవాళ్ళు? మీ డిప్లొమా కాలేజ్‌లో ఉన్నవాళ్ళు? మై‌నింగ్‌లో ఉన్నోళ్ళు?
డెఫి‌నేట్లీ. పాతవాళ్ళు మీరు నమ్ముతా ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో గానీ నా 10థ్ క్లాస్ ఫ్రెండు ఒక్కళ్ళు కూడా నా ఫ్రెండ్షిప్‌లో లేరు. నాకు నేను ఒక బెస్ట్ నా ఆహ్, అదే
ఎందుకనీ అలగా? 10థ్ క్లాస్ అనేది మంచి మెమరబుల్‌గా ఉండిపోద్ది గదా! వాళ్ళని నిలుపుకోడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయలేదా ఇక్కడ?
అవును. హ్మ్. అంటే నిలుపుకోవడానికంటే, ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తా ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి ఫోన్ చేస్తా ఉంటారు. ఎలా అని ఏమైనా మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఓకే. <smacks lips> ఆహ్, ఓ ఫ్రెండ్‌షిప్ ఇట్ల నిలుపుకోవడానికి, మీరన్నట్టు ఇట్లా స్నేహము ఓకే! స్నేహం ఆహ్, ఇట్లనే ఉండిపోవడానికి ట్రై చేస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి అరే మనీ కొట్టరా, అది కొట్టరా, ఇది కొట్టరా అంటే ఇప్పుడు నెక్స్ట్ సారి నేను ఫోన్ చేయాలన్నా నాకు భయం అయితుంది కదా! అంటే నే నేనన్నట్టు ఆహ్, నేనన్నట్టు నేను ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు మనీ ఏమి అడగలేదు అన్నమాట. వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్‌గా, ఎక్కువ ఏమి అడగరు. ఇప్పుడు నేను కూడా అదే స్టేజ్. అంటే నేను కూడా స్కూల్ స్టేజస్, కాలేజ్ స్టేజే అట్లా రూ. 50 రూ. 100 అడుగుతున్న ఆ మనీ నా దగ్గర లేవు.
అవును. మనీ అడుగుతారేమో అని చెప్పేసనా? అదేలెండి. అర్థమైంది. ఈ బంధాన్ననేది మీరు డబ్బుతోటి మూడి పెట్టుకున్నారు
అంటే ఆ మనీ నా దగ్గర లేవు. సో, నేనేం చేశానంటే వాళ్ళకి ఇప్పుడు ఆహ్, లేవురా, లేవురా అన్నట్టు వాళ్ళు ఫోన్ చేషినా కూడా, నేను ఎత్తని స్ ఆహ్, పరిస్థితిలో వచ్చేసిందన్నమాట నాకు.
అవునా! ఓకే. మరి ఇక్కడ ఏం చేశారు వాళ్ళతోటి కాపాడుకోవడానికి, ఇక్కడ పాత స్నేహాన్ని?
హ్మ్. పాత స్నేహాన్ని, నాకు ఇప్పటికి పాత స్నేహాన్ని కాపాడుకోవడానికి 3, 4 మెంబర్స్ ఉన్నారు. అంటే వాళ్ళని కాపాడుకోవడానికి నేను ఏమి చేశానంటే <sniffs> ఆహ్, వాళ్ళకి అంటే డైలీ ఫోన్ చేయడము, అంటే ఇప్పుడు నే మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దగ్గర ఉంటాం కదా! సో, ఒక అంటే, ఆ ఫ్రెండ్స్ కూడా మా అంటే మా విలేజే అనమాట. అంటే హోమ్ టౌనూ, ఖమ్మము. ఖమ్మంలోనే వాళ్ళది గూడా. సో, వాళ్ళకి ఇంటికి ఎళ్ళినప్పుడు, వాళ్ళని ఎక్కువ అంటే ఏమంటారు పరిచె అంటే కలవడము. ఆహ్, ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడడము. అంటే అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే ఏమైతుందంటే ఆ బాండ్ అనేది గుర్తుండిపోతుందనమాట. అరే! మనం మొన్న మాట్లాడాము.
అంతేనా! అవును. వాస్తవమే కదా! మరి. అదే కదా! మరి. అంటే ఇక్కడ మీరు, ఈ పాత స్నేహాలను ఇయన్నీ కూడా కలుపుకోవడానికి ఫోన్ కాల్స్ అనేది ఎక్కువ మాట్లాడతా ఉంటారు. అవునా?
హ్మ్. ఆ! ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడము, అంటే
హ్మ్. ఇక్కడ కొత్త మిత్రులతోటి ఎదురైనా గాని, ఇంకా పాత మిత్రులతోటి ఎలా ఉన్నా కానీ, మీకెలాంటి సమస్యలైతే ఎదురవ్వలేదు. మీకు కొత్తోలు దొరికేసారు కదా! మేము, మేము చిన్నవి అయిపోయాం అన్నట్లుగా ఎవరేం మాట్లాడలేదా? ఇలాగా మీ ఫ్రెండ్స్ ఎవరు కూడాను?
ఎవ్వరేం మాట్లాడలేదు. ఎవ్వరేమి అట్లేం మాట్లాడరు. అంటే <smacks lips> ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఆహ్, వాళ్ళకి కూడా కొత్త ఫ్రెండ్స్ అయితారు. వాళ్ళు కూడా ఒకటే, <smacks lips> అంటే ఒకటే దగ్గర ఉండుంటే ఆహ్, అరే మేం ఆహ్, మేము గుర్తు రాములే అన్నట్టు మాట్లాడతారు. బట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది వాళ్ళు కూడా అదే స్టేజ్‌లో ఉన్నారు. అదే కాలేజ్‌లో అంటే వేరే, వేరే కాలేజ్‌లో ఉండడం కూడా, వాళ్ళకి అర్థమైపోతుంది కదా! సో అలా అనడానికి వాళ్ళు ఏమి ట్రై చేయలేదు. బట్ ఎక్కువ ఫోన్ కాల్సు, నెక్స్ట్ ఎప్పుడైనా ఆ ఇంటికెళ్ళినప్పుడు ఎవరైనా మీట్ అవ్వడము. ఇట్ల కలిసి మాట్లాడుకోవడము, ఎక్కడికైనా ఎళ్ళడము, అంటే, మేము 2 అంటే మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటాము ఎక్కువగా.
చాలా చక్కగా ఉందండి. హ్మ్. అదే కదా! ఖచ్చితంగాను. ఖచ్చితంగాను. అదే కదా!
మేమట్లా టూర్ వేయడము. ఆహ్, టూ టూర్ వేయము ఇట్లా చేస్తా ఉంటాం. సో, ఇక్కడ మాకు ఏం జరుగుతుంది అంటే ఎక్కువ
బావుందండి. మొత్తం అంతా కూడాను. హ్మ్. ఇంతే ఈ స్నేహాన్ననేది కలుపుకోడానికి మీరు ఇలా టూర్‌లు కానీ, అవన్నీ కూడా వేస్తా ఉంటారా?
అవునవును. ఈ స్నేహాన్ని ఇట్లా కలుపుకోవడానికి, ఇట్లా గుర్తుండిపోవడానికి మెమోరీస్ అంటాం కదా! అట్లా అవి చేయడానికి మేము చేస్తా ఉంటాము. మాట్లాడుకోవడము, టూర్స్ వేయడము ఇట్లా చేయడం వల్ల మా స్నేహం ఎక్కువ, అంటే బాండ్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా! సో, ఆ బాండ్‌ని మేము ఎక్కువ కలపడానికి ట్రై చేస్తూ ఉంటాము.
అవునండి. అవును. చాలా బావుంది.
హ్మ్.
హ్మ్. చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ ఈ పాత స్నేహాలనిగాని, ఈ కొత్త స్నేహాలు కానీ, ఈ పాత స్నేహాలను మీరు నిలుపుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో వారితోటి తరచుగా ఫోన్‌లు మాట్లాడడం కానియ్యండి, లేదనంటే టూర్‌లు వేయటం కానియ్యండి, ఇయన్నీ కూడాను చాలా చక్కగా వివరించారు. మీతోటి మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలు.
హ్మ్. మీతోటి మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.